అవును. అదోష్ <chuckles> ఆ! ఆ సినిమా ఒచ్చిందంటే చాలు మా చెల్లి 2, 3 బొట్లు పెట్టేసుకుంటది. ఇంక పెట్టుకొని దండం పెట్టుకొని కూర్చుంటదనమాట సినిమా ముందు. ఇంకెవ్వరిని మా <chuckles>
చాలా బావుంటది. ఆ సినిమా మీకు ఇష్టం లేదా? ఆ! <giggles> అవునా! పామొదిలేయాలి అయితే మీ చెల్లి దగ్గర. ఉంటదో దన్నం పెడతదో, పారిపోద్దో లేచి.
హ్మ్. అదే. అస్సలు అదొచ్చిందంటే ఆ సినిమా ఒస్తే మాత్రం అస్సలు మార్చను మార్చనివిదనమాట. అది ఒకటి. ఇంకొకటి 'నరసింహా' సినిమా ఉంటది కదా!
అబ్బా! అన్నీ మంచి, మంచి సినిమాలండి. నిజంగా మీ చి ఇది 'నరసింహా' ఎవరికి మీకా? మీ చెల్లికా?
<clears throat> ఆ! ఆ! ఇది గూడా ఆమెకి అసలామెకి 2, 3 సినిమాలున్నాయి. అవొచ్చినాయింటే అసలు మార్చదనమాట. ఇంకొకటి ఆహ్, అంటే ఆహ్, ఆ టైంలో 'పావురమా' సినిమాలో మాగమాసం ఎప్పుడొస్తుందని ఆ దానికొక పెద్ద చీరుండేది ఆ సినిమా ఆ పాటలో. అ అహా! పాటొస్తే చాలు మా చెల్లి గూడా ఒక చున్నీ ఏసుకోవడం ఇంకా అదే. <chuckles> ఆ! ఆ! ఆమె గూడా హీరోయిన్‌లాగే ఇల్లంతా తిరుగుతా ఉండేది. <chuckles> ఇంకా అయి ఆ! ఇలాంటి ఒస్తే మాత్రం అసలు
ఆహా! ఓకే. అలానా! లే అవునవును. <chuckles> ఎగిరిపోతుంటదా? ఇంటి మొత్తం చుట్టూ తిరుక్కొని. ఫుల్లు జోషేపి అంటదేమో మీ సిస్టరు.
అవునవును. ఆహ్, అసలు ఇలాంటివి
మరి మీకేది మంచిగా మీరు అంటే ఈ పాటల్లో కూడా చాలా అర్థాలు, భావాలు ఉంటాయి కదా! అలా మీకు బాగా ఏ పాట స్ఫూర్తినిచ్చింది ఎక్కువగా?
హ్మ్. అవును. అవును. <sniffs> స్పూర్తినంటే అంటే నాకు స్ఫూర్తి అంటే నాకు అంత అంతగా తెలీదు. చిన్నప్ చిన్నప్పుడు కాబట్టి. నాకు ఈ 'స్వాతికిరణం' సినిమాలో 'ఆనతినీయర' సాంగుంది కదా! అదెందుకో ఎప్పుడు విన్నా అసలు బోర్ కొట్టదు. ఆహ్, ఇంకా కొత్త కొ కొత్తగానే అనిపిస్తది. ఎన్ని సార్లు విన్నా.
హుహు. హ్మ్. హ్మ్. ఓకే. అయితే అది ఎక్కువ వింటూ ఉంటారైతే.
ఆ! హ్మ్. అది వింటాం. 'స్వర్ణకమలం' సినిమా ఉంది కదా! అందులో కూడా ఆహ్, లాస్ట్ పాటుంటది కదా!
హ్మ్.
ఆ! అది కూడా
ఏం పాటండి?
ఆహ్ నాదంనకారం. నాకు స్టార్టింగ్ గర్తు రావట్లేదు కానీ, ఇదే పాట. ఆ!
ఓకే. అంటే ఈ పాటలన్నీ చిన్నప్పుడంటే తెలీదులెండి అర్థాలు అవి. ఇప్పుడు కొంచెం పెద్దయ్యకైతే ఖచ్చితంగా తెలుస్తది. కాబట్టి ఇప్పుడు మీరు పెద్దయ్యాక, ఒక అవగాహనొచ్చాక, అప్పుడు ఏ పాట బాగా నచ్చింది? లేదంటే ఏ సినిమా కథ బాగా నచ్చింది?
హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవునవును.

ఏ పాటండి?
అదే. ఆహ్, నాకు కరెక్ట్‌గా నేనెంత పిచ్చిదాన్నంటే, నాకు కరెక్ట్‌గా ఆహ్, ఇప్పుడు సడెన్‌గా ఒక మనిషి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆ మనిషి పేరు గుర్తుండదు.
మనిషి పేరు. <giggles> అయితే మెమరీ లాసుందండి మీకు?
హ్మ్, మెమరీ లాస్ కాదు <giggles> గానీ ఎందుకో కరెక్ట్‌గా ఆ టైంకే అది గుర్తు <giggles> గుర్తు రాదు. <giggles>
హ్మ్. ఆ! అంటే ఎక్కువగా ఒకేసారి ఒకే విషయాన్ని ఎక్కువగా ఆలోచించినా మర్చిపోతూ ఉంటాంలెండి.
హ్మ్. అదే, పొరపాటున
హ్మ్, సినిమా కథా ఏదైనా సినిమా కథ బాగా స్టోరీ బాగా నచ్చుతది.
ఈ పాట మీకు గుర్తుందా?
హ్మ్. ఏ పాటండి?
ప్రతిపూటొక పుటలా <humming> హుహుహు.
హ్మ్. బావుంటదండి. కొత్త బంగారు లోకమా?
ఆ! ఈ పాటనే మీరు స్ఫూర్ ఏ పాట స్ఫూర్తినిచ్చిందన్నారు కదా! అదే ఈ పాట. <giggles>
హ్మ్. అవునవును. ఆ! బ్రతుకంటే బడి చదువా? ఇదేనా? నిజంగా బావుంటదండి. లైన్సవ్వి ఒక, జీవితానికి, ఇంకా తెలుసుకోడానికి ఒక అర్థమిచ్చి చాలా మంచిగుంటది. నిజమే 'కాలం అనేది ఒక నిమిషం మన కోసం ఆగదు కదా!' అని.
అవునవును. ఆ! ఆ! ఆ! అవును. అవును. ఆ! ఇంకా రంగస్థలంలో ఈ పాట గూడా ఓగ్ బావుంటది. రంగా రంగా రంగ స్థలంలో ఆహ్, ఆ పాట కూడా బావుంటుంది. అంటే, దానీ లిరిక్స్ బావుంటాయి.
అవుతుంది. ఓకే.
హ్మ్.
సినిమా కథలకొచ్చేసరికి ఏ కథలెక్కువ ఇష్టపడతారు? అంటే ఫన్నీగా ఉన్నవా? లేదంటే ఇందాకల చూసి చెప్పినట్టు ఫ్యామిలీ, ఫ్యామిలీ చెప్పారు 'పెద్దరాయుడు.'
ఆ! ఒకటీ ఆ! ఒకటైతే కామెడీ కథలైతే బాగా నచ్చుతాయి. ఇంకొకటి హార్రర్ నచ్చుతదనమాట. <giggles> రెండూ ఆపోజిట్, కానీ ఎందుకో గాని
హ్మ్. ఓకే. భయం ఎవరు లేనప్పుడు ఈ హర్రర్ చూస్తారా? లేదంటే ఖచ్చితంగా ఎవరైనుండాలా?
లేదు లేదు. ఒక్కదాన్నున్నా, మా, మా హస్బెండ్ మీద బాగా కోపమొచ్చి నా ఇంక నాకు ఏం చేయలేకపోయినప్పుడు హార్రర్ సినిమా పెట్టుకొని <giggles> చూస్తాను.
హుహు. ఓకే. అలా తనని భయపెడదామనుకుంటారా?
హ్మ్.
హ్మ్. <giggles> 'కాంచన' సినిమా చూసారా అండి మీరు?
ఆ! చూసాను. చూసా.
భయపడలేదా అసలు?
భయపడ్డా! నాకు 'కాంచన' కన్నా ఎందుకో ఇ ఇప్పటికి 'చంద్రముఖి' సినిమా చూస్తే మాత్రం భయమేస్తది.
హ్మ్. ఆ కళ్ళు గుర్తొచ్చా?
ఆ! కళ్ళు కాదు కానీ ఎందుకో
జ్యోతిక అమ్మో మామూలుగా చూడదు అసలు. ఆ మంచం ఎత్తేస్తుంటది. ఎవరు లేకపోతే మాత్రం మనం టెన్షన్ ఇంక మామూలుగుండదు.
హ్మ్. అవును. ఆ! మి మిగతా హర్రర్ సినిమాలు నన్నెప్పుడూ అంత భయపెట్టలేదు కానీ 'చంద్రముఖి' ఆహ్, నాకు ఆ 'చంద్రముఖిలో' ఆ పెయింటింగుంటది గదా! అది గుర్తొచ్చినప్పుడల్లా అది భలే! భయమేస్తది. <giggles>
హ్మ్. హ్మ్. నిజంగా, సినిమా కొద్దిగా చాలా భయంగా అనిపిస్తది. మెయిన్ అసలు, ఆ 'చంద్రముఖి', ఆ జ్యోతిక సీన్ దగ్గరే ఎక్కువ ఒకేసారి ఆ షేడ్స్ మార్చేసరికి టెన్షనొచ్చేస్తది. మీరు అలా ట్రై చేద్దామని ఎప్పుడైనా ట్రై చేశారా? మీ హస్బెండ్ దగ్గర. <chuckles>
ఆ! అవును. హ్మ్. అవును. అవును. ఆ! అవును. వద్దు. <giggles> నేను ట్రై చేయలేదు. ట్రై చేయను. నాకెందుకో ఆ సినిమా అంటే భయము.
అయ్యో! హ్మ్. ఆ! నిజంగా మీకు 'చంద్రముఖి' మీలో దూరిపోద్దేమొ అనా?
హ్మ్. మీకు

అయ్యో! అనిపిస్తది. ఇప్పుడేన "ఆమ్మో దయ్యం! నాకేమైనా పట్టేస్తదా?" <chuckles> ఇలాంటివి చూస్తే అని. <chuckles> అలా ఏం లేదా? కానీ, సింగిల్‌గా అయితే చూడలేరు కదా! ఈ సినిమాలు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి.
హ్మ్. అహా! లేదు లేదు. అట్లా ఎప్పుడు అనిపియలేదు. హుహు. ఆ! ఈ చంద్రముఖి సినిమా నేను నా ఫ్రెండ్స్‌తో పాటు తే సినిమా థియేటర్‌లో చూశాననమాట.
హుహు.
ఆ! ఇంక అసలు ఆ లాస్ట్ పార్ట్ అయితే కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని మొత్తం చూసేసాను. <chuckles>
ఓకే. భయపడుతున్నా ఒ కన్ను కొంచెం ఇంక వాళ్ళు వీళ్ళు ఉంటే, ఇంకేదో విధంగా చూసేస్తారులెండి.
ఆ! అవును. అవును. హ్మ్.
ఎవరు లేకపోతేనే ఇబ్బంది.
అదే. హ్మ్. హ్మ్. ఈ సినిమాలు అయితే నేను ఆహ్, చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాననమాట. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏదన్నా సినిమాకి తీసుకెళ్తే తీ ఎళ్లడం, చూడటం, రావటం అంతే. ఆహ్, ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు ఆహ్, బీటెక్‌కి తిరుపతిలో ఒచ్చిందనమాట. ఆహ్, సీట్. హ్మ్. బీటెక్‌లో సీటు తిరుపతిలో ఒచ్చింది. ఇంక ఇట్లా ఆహ్, ఎగిరిపోతే ఎంత బావుంటుంది అన్నట్టు అట్లా రెక్కలొచ్చాయనమాట. ఇంక చూడండి
హ్మ్. ఓకే. ఓకే. సీటా? హుహు. హ్మ్. ఆహా! అవునా! అదేంటి? బాధపడలేదా? మిస్ అవ్వట్లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ని? అయ్యో! ఇన్ని రోజులు ఒక దగ్గర ఉంటే.
ఆహా! అది అవును. అదే అట్లనే అదొక పక్కన అట్లా ఉంటది. అసలు నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ!
హ్మ్. హ్మ్. అబ్బా! ఇది ఇది అసలైన మ్యాటరు ఇక ఈ వీళ్ళున్నారు కాబట్టి మీకు ఆనందం. అది సింగిల్‌గా వస్తే మాత్రం ఈ ఆనందమే ఉండదు.
<laughs> ఆ! ఆ! ఇంకో నలుగురు ఫ్రెండ్సున్నారు. అసలు మేము ఇట్లా సినిమా రిలీజ్ అవ్వంగానే నెక్స్ట్ డే చూసేసేవాళ్ళమనమాట.
ఓకే.
ఆ! అప్పుడు ఇంకా ఇట్లా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడాలు అట్లాంటివేమీ ఉండేవి గాదు. అయితే ఒక్కొక్క ఒక్కొ
హ్మ్. అవునవును. వెళ్లడం, ఇంకా థియేటర్ ముందు లైన్ కట్టడం, ఆ కాళ్ళు నొప్పులు, ఆ తలనొప్పి, ఇంక ఎండ. ఒక షెల్టర్ కూడా సరిగ్గా ఉండదు. ఎండ తగులుతూ ఉంటది.
ఆ! అవునవును. <laughs> ఆ! సినిమా చూస్ చూడడం వచ్చేటప్పుడు ఆహ్, అక్కడే పక్ ఎదురుగుండానే ఆ థియేటరు ఎదురుగుండానే ఒక రెస్టారెంట్ ఉండేదనమాట. అయితే రెండు రెండు బిర్యానీలు చెప్పుకునేవాళ్ళము. ఈ ఐదుగురం తినేసేవాళ్ళమనమాట. <chuckles> తినేసి ఇంకా హాస్టల్‌కెళ్లిపోయాం. <laughs>
హుహు. ఓకే. హ్యాపీ ఇంక. హ్మ్. అప్పుడు టికెట్టు ధరలు కూడా కొంచెం తక్కువే ఉండడం వల్ల ఇంక పర్వాలేదు. ఎంత హ్మ్.
ఆ! తక్కువే ఉండేవి కానీ, ఆ ఫస్ట్ డే చూస్ చూడడానికి ఒచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ య హ్మ్, మగవాళ్ళే ఎక్కువ ఉండేవారనమాట.